యాహ్! సో, చాలామందికి విదేశాల్లో గానీ, లేకపోతే వేరే సిటీస్‌లో గానీ, ఖచ్చితంగా అక్కడికెళ్లి పని జేసుకోవాలి. మంచి కెరియర్ సంపాదించాలనట్టుగా ఉంటది, ఒక కోరికుంటాది. సో, మీకు అలాంటి కోరికేదైనా ఉందా? పలానా దేశంలో ఖచ్చితంగా నేనెళ్లి పని జేయాలి లేతే అన్నట్టుగా ఏమైనా ఉందా మీకు అలాంటి ఎక్స్‌పీరి‌య‌న్స్ గానీ, అనుభవం గానీ?
అవును. ఖచ్చితంగా అండి. హ్మ్. అయితే సారు నాకు ఆహ్, అయితే అండి నాకు చే చిన్నప్పటినించి అంటే ఇప్పుడు ఆహ్, ప్రతీసారి ఇక్కడే హైదరాబాద్‌లో పెరిగి పెరిగి అంటే అదే వాతావరణంకలవాటైపోయి, అదే ట్రాఫిక్‌లో వెళ్ళి, ముఖ్యంగా మనకి కాలుష్యమనేది విపరీతం అండి మనకిక్కడ.
హ్మ్. కాలుష్యం యెస్. అవును. కాలుష్యమనేసి హ్మ్.
కాలుష్యం. అంటే ఒక్క కొన్ని సంవత్సరాలకైనా ఆ కాలుష్యం నుండి బయటపడి కొంచెము స్వచ్ఛమైన గాలిని పీల్చుకుందాం. మంచి మంచి చెట్ల దగ్గరుందాము అని నాకెప్పుడూ అనిపిచ్చేదనమాట చిన్నప్పడినుంచి.
ఆ! ఆ! అంటే అంటే కాలుష్య పరంగా అంటున్నారా? అంటే మీకు <smacks lips> ఆ పలానా సిటీలో మంచి డెవలప్ అయి ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక మంచీ డెవలప్‌డ్ ఏరియా, అండ్ అందరికీ కూడా ఎక్కువమంది ఇప్పుడు ఆంధ్ర గానీ, తెలంగాణలో గానీ, చాలా మంది అక్కడికే ఒచ్చి జాబ్స్ అది చేసుకుంటరు. ఎందుకంటే మంచి మంచి కంపెనీసయి ఉన్నాయి కాబట్టి బట్ మీరూ ఓన్లీ కాలుష్య పరంగా ఆలోచించి వేరే దగ్గరికి వెళ్దాం అనే ఉద్దేశమనిపించిందా మీకు?
హ్మ్. అవును. అవునండి. అవునండి. అంటే కాలుష్యమనేది ఒకా ముఖ్యమైన ఫ్యాక్టరండి. మ చెప్పాలంటే కానీ ఎ ఇంక్ ఇక్కడా మనకి వర్క్ లైఫ్ బ్యాలన్స్ చూసి, అంటే వేరే క వేరే దేశాల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూస్తే, అక్కడ చాలా అద్భుతంగుంటదనమాట. చెప్పాలంటే అంటే అక్కడ 5 వరకే పని జేయాలంటే, షార్ప్ డాట్ 5 మనం లాగౌట్ చేసి ఎళ్ళిపోడమే.
ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. ఓకే. అక్కడా అక్కడ అంటే <smacks lips> అక్కడంటే ఏదైనా పత్యేక్ ప్రత్యేకమైన దేశాన్ని ఉదాహరణగా చెప్తున్నారా ఎక్కడ?
అ అంటే నాకు ముఖ్యంగా ఆహ్, యూరోప్‌కెళ్లి చేయాలని అనిపిచ్చేది. అలాగే కొంచెము 'దుబాయ్' సైడెళ్లి అంటే మన 'యూఎఈ' సైడ్ మనకరే 'అరేబియన్' ఐలాండ్సుంటాయి గదండి మన దగ్గర మనకి. ఆ! ఆ! అక్కడ అక్కడికెళ్లి చేద్దామని ఉండిందనమాట. యూఎఈ ఎందుకనుకున్నానంటే, అది చాలా స్ట్రిక్ట్ కంట్రీ అండి. చాలా స్ట్రిక్ట్ కంట్రీ కాలుష్యముండదు, దుమ్ముండదు, వర్క్ లైఫ్ బ్యాలెన్సుంటది. ప్రతి ఒక్కరికి అంటే ఆహ్, చిన్న సెక్యూరిటీ గార్డ్ నించి పైన సీఈఓ వరుకు ప్రతి ఒక్కరికి ఒకటే రకమైన రెస్పెక్టనేది దొరుకుతదండి మనకి చెప్పాలంటే.
హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హుహు. హ్మ్. ఓకే. ఓకే. ఆహా! ఆ!
కానీ, ఇక్కడ చూసామంటే, అదీ ఆహ్, అంటే కింద వాళ్ళని కిందలానే చూడ్డము, పై వాళ్ళని అనవసరంగా అంటే అట్లాంటివి కొన్ని బేధాలని, విభేదాలనేవుంటాయనమాట చెప్పాలంటే.
ఆ! ఉంటాయి. అవును. అవును. మీరన్నట్టుగా ఆఫీస్ పాలిటిక్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఆహ్, క అంటే శ్రమకి తగిన ఫలితం ఉండదని, కొన్ని కామెంట్స్ అవి వింటా ఉంటాం. ఎక్కువగా మన మన భారతదేశంలో ఉండే అంటే పని చేయడం కనిపిస్తది గానీ, పలితం అనేది కనిపించదనేది ఒక <giggles> మాట కూడా ఎక్కువగా ప్రయాణం ఉంటుంది. అయితే మీరు ఇప్పుడు ఈ ఇప్పుడు అలాగా మీరు బయటికి పనిపు కని పని కోసం ఏదైనా పత్యేకమైన దేశం గానీ, లేతే వేరే నగరం గానీ, వెళ్లి, చేసిన సందర్భం గానీ, అంటే ఆ వర్క్ గురించి, ఆ అనుభవం గురించి మీరేమైనా పంచుకోగలరా?
హ్మ్. క ఖచ్చితంగా అండి. <giggles> నిజంగా అండి. ఎ ని ని ని నిజంగా అండి. హ్మ్. అయితే, అయితే అండి నేనూ ఆహ్, మొత్తానికైతే యూరోప్‌లో ఇందాక చెప్పినట్టు యూరోప్‌లో పని జేయాలని జెప్పి నాకెప్పడినుంచో ఆశనమాట. అయితే యూరోప్‌లో మనకి ఇక్కడి నించే డైరెక్ట్‌గా ఉద్యోగాలు దొరకడం కొంచుం కష్టమండి. ఎందుకు అనంటే మనకి ఆహ్, విసా స్పాన్‌సర్‌షిప్సని, ఇంకా అవన్నీ కొంచుం ఇబ్బందైపోతదనమాట. కానీ హ్మ్. అంటే ఒకటే సారి రాదండి. అంటే జాబొచ్చిన మనకి వర్క్ ఫ్ర‌మ్ హోమ్, రిమోట్ జాబ్స్‌లాంటివి రావచ్చు కానీ డైరెక్ట్‌గా అక్కడ ఆన్‌సైట్ పని చేయాలి అనంటే, మనకి వీసా ఒక 90, 95% శాతం ఎవ్వరివ్వరండి. అంటే మనకి అద్భుతమైన నైపుణ్యాలు, స్కిల్ సెట్ ఉంటే తప్పించి మనకివ్వరనమాట.
ఓకే. హుహు. హ్మ్. అవును. ఇబ్బందిగా ఉంటాది. హ్మ్. కావచ్చు. హ్మ్. ఆ! తప్పించి ఇవ్వరనమాట. యాహ్! యాహ్! హ్మ్.
కానీ ఆహ్, ఒక్ ఒక గేట్ వే ఏంటంటే అండి, అక్కడికెళ్లి ఉద్యోగం చేయాలనంటే మనకి, ఆహ్, ఉద్ మనకి చదువు పరంగా ఎళ్ళాలనమాట. స్టడీ పర్‌పసెళ్ళాలనమాట చెప్పాలంటే.
హ్మ్. ఓకే. ఓకే. అంటే చదువుకోడం కోసమని వెళ్ళాలనమాట.
హ్మ్. అంటే చదువు కోసమంటే మనకి మన అకాడెమిక్స్ బాగుండి, మనకి మంచి బ్యాక్‌లాగ్స్ లేకుండా, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది అనంటే ఖచ్చితంగా విసా అనేది ఒచ్చేస్తదండి మనకి చెప్పాలంటే.
ఆ! ఓహ్! ఓకే. ఓకే. అంటే ఓహో! అంటే మంచి చదువు ఆల్రెడీ మంచి క్వాలిఫికేషన్స్ అయ్యని ఉంటే, వీజీగా వస్తదంటున్నారు. అంటే చదువు కోసం వంకతో వెళ్లాల్సిన అవసరం లేదు మనం కేవలం రైట్? హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. అంతే. అంతే. అంతే అండి. అంటే అంటే మనమెళ్ళేదే ఉద్యోగం కోసమే అండి. కానీ, అలాగే ఉద్యోగంతో పాటు మనకు చదువు గూడా ఒస్తది. అంటే ఏ బెనిఫిటనమాట కొంచుం మనకి.
హ్మ్. ఆహాహా! ఓకే. ఆహా! ఆ! హ్మ్.
అంటే ఒక డిగ్రీ అనేదుంటదండి ఖచ్చితంగా మనకి. అ ఆహ్, అలాగా నేను చదువు కోసమని జెప్పి, పై చదువుల కోసం అని జెప్పి, మాస్టర్స్ కోసమని జెప్పి, నేను ఐర్లాండ్ అనే దేశంకి ఎళ్ళడం జరిగిందండి. అది చాలా చిన్న ప్రదేశం అండి. యూరోప్ పక్కన అంటే యూరోప్‌లోనే ఐర్లాండుంటది. అంటే మనకి జూమ్ చేస్తే కానీ కనిపిచ్చదనమాట ఐర్లాండ్ అనేది దేశం.
హుహు. హ్మ్. ఓకే. హ్మ్. అవును. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అవును. అవును. చాలా చిన్న దేశం. హ్మ్.
హ్మ్. చాలా చిన్న దేశమండి. అలాగే నేనూ ఎట్లనో ఒకటే సంవత్సరం కోర్సండి. 1 ఇయర్ కోర్సే అనమాట అక్కడ. అయితే అక్కడికి, వీసా గూడా చాలా త్వరగానే ఒచ్చేసింది. 20 రోజుల్లో ఒచ్చేసింది మొత్తం డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేసి
హ్మ్. హ్మ్. హ్మ్. అంటే మీరు ఎలగా స్టూడెంట్ స్టూడెంట్ విసా ప్రకారంగా ఎళ్లారా మీరు?
ఆ! స్టూడెంట్ వీసా ప్రకారమండి అక్కడికెళ్ళింది. అంటే కాలేజీ వాళ్ళే మనకి వీసా ఇచ్చేస్తారనమాట. మన స్ పాస్‌పోర్ట్ మీద స్టాంప్ గుద్దేసి, వీసా స్టాంప్ ఇచ్చేస్తారనమాటండి మనకి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆహా! ఆ!
హ్మ్. ఆహ్, అలాగా మొత్తానికి ఆహ్, అంటే ముందుగా మనకి స్టూడెంట్ వీసా గూడా కావాలంటేండి, మొత్ ఆహ్, ఏం చేయాలంటే మనమంటూ మనం సొంతంగా చేసుకోవచ్చు, లేదంటే ఒక కన్‌సల్‌టె‌న్సీ పట్టుకోవచ్చండి మనం చెప్పాలంటే.
ఆ! ఓకే. ఓకే. ఆహా! కన్స మీరు కన్సల్టెస్ ద్వారా వెళ్లారా? కన్సల్టెన్సీ ద్వారా?
అ వ ఆహ్, కన్సల్టెన్సీ ద్వారానే ఎళ్ళానండి. ఎందుకనంటే, మనం గూడా చేసుకోవచ్చు. కానీ వాళ్ళంటే, కొంచెం ఆరితేరుంటారు, ఎప్పుడు ఇదే పని చేస్తుంటారు కాబట్టి, ఆహ్, అంటే వాళ్ళకి సులభంగా అయిపోతుందనమాట ప్రాసెసింగ్ చేయడమనేది. అంటే మనకి ఎలాగంటే అండి, ఇప్పుడు చిన్న స్టెప్పు, మీ పేరేంటో ఫిల్ చేయండి అని చెప్పినా గానీ, మనం అలానే ఫిల్ జేస్తామండి. కానీ మనం భయపడతాం తప్పైతే ఎట్లా అని జెప్పి.
హ్మ్. అవును. ఓకే. అవును. అవును. తప్పకుండా. అండు ఒకసారి అంటే ఒ ఏదైనా చిన్న తప్పు ద్వారా, తప్పితం ద్వారా మనకి అది రిజెక్ట్ అయిపోయినా, వీసా రిజెక్ట్ అయిపోయినా లేకపోతే ఇంకేదైనా సమస్యొస్తే తప్పకుండా మళ్ళీ బాధపడతాం. దాని బదులు బాగా అనుభవవున్న వాళ్ళకప్పజెప్తే, ఖచ్చితంగా మనకది వచ్చే అవకాశముందని మీరనుకోనినుంటారు. కదా?
అ హ్మ్. అవునండి. హ్మ్. <giggles> అంతే అండి. వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో, అది కొంచెం తప్పుల్లేకుండా వాళ్ళు ఫీల్ జేస్తారు అన్న నమ్మకంతోనే ఎళ్ళామనమాట. అట్లానే డబ్బులనేదవుతుందండి ఖచ్చితంగా కన్సల్టెన్సీ‌కి. కానీ, మనము లాంగ్ టర్మ్ అనేది చూడాలండి. మనకు సరే ఇప్పుడు అయితే అయింది డబ్బులు. కానీ, తర్వాత మనకి మంచి భవిష్యత్తుంటది. వేరే దేశంకెళ్ళొచ్చు కదా! అన్న మైండ్‌సెట్‌తోనే ఇవ్వడం జరిగిందండి అక్కడ.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు వీసా అయితే దొరికింది. కానీ అక్కడ మీరు ఆహ్, మిగతా అరేంజ్మెంటులు అంటే అక్కడ వసతి గాని, లేకపోతే అక్కడ మొత్తం డే టు డే లైఫ్ మనం అన్ని చూసుకోవాలి కదా! అది కూడా మీ కాలేజీ వ అంటే యూనివర్సిటీ వాళ్ళు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా? లేతే మీరే అరేంజ్ జేసుకోవాల్సొచ్చిందా?
హుహు. అవునండి. అంటే ఆహ్, యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ జేస్తారండి. కానీ ఎలాగంటే, స్టూడెంట్ అకాం అకమోడేషన్ అనేది చాలా కాస్ట్‌లీ అండి. విపరీతమైన ఖర్చుతో కూడిందన్నమాటది. కానీ, కానీ మనము ఇప్పుడు అదే దేశానికి వెళ్తున్న ఆహ్, అంటే గ్రూప్స్ ఉంటాయండి. మనకి వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, టెలిగ్రాము గ్రూప్సు, ఫె ఫేస్‌బుకు గ్రూప్సు మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా గ్రూప్స్ ఉంటాయన్నమాట. అలాగా ఒకటే కాలేజీకెళ్ళే వాళ్ళతోనే మనం కమ్యూనికేటయ్యామనుకోండి, ఒక గ్రూపలో జాయినయిపోయి, అంటే అందరం వాళ్ళందరూ, మేమందరం కలిసి ఒక ఇ
హ్మ్. హ్మ్. అయ్యో! ఆ! ఓహ్! హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఆహాహా! అంటే ఇండియా నుంచి వెళ్ళేవాళ్ళంటున్నారా? ఇండియా నుంచి వెళ్ళే ఒక గ్రూప్స్ నుంచా?
ఆ! ఆ! అంతే. అ అంతే అండి. ఇండియానుంచెళ్ళే గ్రూప్సు, ఏమైనా మనం పట్టుకోగలిగితే, అలాగా అందరం కలిసి ఒక అకామోడేషన్ అనేది వెతకొచ్చండి. అంటే చాలా వెబ్‌సైట్స్ ఉంటాయండి. హ్మ్. ఆహ్, అంటే హ్మ్.
ఆ! ఆ! ఓకే. <clears throat> హుహుహు. అంటే ఇప్పుడు మీరు, మీరు వెళ్ళేటప్పుడు, మీరొక్కరే ఎళ్లారా? లేతే మీ ఫ్రెండ్స్‌తో పాటు అలా గ్రూప్‌లాగా వెళ్లారా మీరు?
అంటే వెళ్ళేడప్పుడు నేనొక్కడినే ఎళ్ళానండి. కానీ, అక్కడ అందరం కలుసుకుంటామని చెప్పి అనుకున్నామన్నమాట. అంటే ఎందుకు అనంటే, చాలామందికి కొన్ని కొన్ని నమ్మకాలుంటాయండి. అంటే ఇవాళ మంచి రోజు లేదు, రేపు మంచి రోజుంది. ఇవాల్టికంటే రేపు ఇంకా భిన్నంగా ఉంది అని చెప్పి, అలాగా కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం గాబట్టి, సరే ఎవరిది వాళ్ళు ఇ చేద్దాము అక్కడికెళ్ళిన తర్వాత కలుసుకుందామన్నట్టు అనుకున్నామండి మేము.
హ్మ్. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఆ! ఓకే. అవును. అయ్ అయితే అంటే మీరు ఒక ముందుగా ఒక గ్రూప్ అంటే ఒక ఫ్రెండ్స్ గ్రూప్‌తోనే వెళ్లారు. కాకపోతే వెళ్లడం వేరు వేరుగా వెళ్లారు, ఒక్కొక్కరు వెళ్ళడం అనేది, అక్కడ కలుసుకున్నారు. అయితే మీరందరూ అక్కడ ఒక వసతనేది, ఒక అకమోడేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నారా మరి?
వెళ్ళాం. అవునండి. అహా! చేసుకున్నామండి. అంటే నేను, కొన్ని కొన్ని పోర్టల్స్ ఉంటాయండి. మనకి అకామోడేషన్ పోర్టల్స్ అంటే, ఐర్లాండ్ కాబట్టి ఐరిష్ అకమోడేషన్ డాట్ ఐ‌ఈ అని చెప్పి, చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయండి. అట్లాంటివి దాదాపు పది పదిహేను ఉంటాయన్నమాట. మొన్
హ్మ్. హ్మ్. హుహు. ఓకే. అంటే అవి విదేశ విదేశీ జనాలకి అవకాశం ఇస్తాయా? అంటే బయట నుంచి ఒచ్ కంట్రీస్ నుంచి ఒచ్చే వాళ్ళకి గూడా అకామోడేషన్స్ ఇస్తారా వాళ్ళు?
ఆ! అంతే అండి. ఎందుకనంటే, అక్కడ ఆహ్, అక్కడ చాలా మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎళ్తారు గాబట్టి. వాళ్ళకి మార్కెటింగ్ కావాలి, వాళ్ళకి ఎవరన్నా టెనెంట్స్ రావాలని చెప్పి, వీళ్ళు రకరకాల వెబ్‌సైట్స్‌లో చే ఆహ్, అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ అడ్వర్టైజ్‌మెంట్స్‌కి మనం అప్లై చేసి, ఆ ఓనర్‌కి వాట్సాప్ మెసేజ్ పంపడం కానివ్వండి, మళ్ళీ అలాగే ఈమెయిల్ చేయడం ద కానివ్వండి. అలాగా మనం ఎప్పటికప్పుడు వాళ్ళతోని ఫాలో అవుతుంటే, అలాగే ఒకసారి మెయిల్ బెట్టేసి, మళ్ళీ ఒదిలేయకూడదండి. ప్రతిరోజు అంటే 2, 3 రోజులకొక్కసారి వాళ్ళని నెడుతూనే ఉండాలనమాట. "ఏమైంది, అప్‌డేట్" అని. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహుహు. హ్మ్. హ్మ్. అంటే అంటే అక్కడ మీకు బడ్జెట్‌లోనే ఉన్నాయా? అక్కడ ఉండేవి వసతి అదంతా కూడా, లేకపోతే మీరు అనుకున్న కంటే ఎక్కువగా జరిగిందా?
అంటే కొ ఆహ్, అక్కడ ఐర్లాండ్ అనే దేశం అండి కొంచెము మనకి అకమోడేషన్ పరంగా వసతి పరంగా కొంచెం కాస్ట్‌లీయె చెప్పాలంటే. అదొక్కటే మనకి కొంచెం ఖర్చండి. మిగతా ఫ తిండి ఖర్చు కానివ్వండి, కాలేజ్ ఫీజ్ కానివ్వండి. అవన్నీ చాలా తక్కువండి చెప్పాలంటే. కొంచెం వసతికే ఎక్కువ పెట్టాల్సొస్తుందనమాట. హ్మ్.
ఓహ్! హ్మ్. ఆహ్, ఆహ్, తి హ్మ్. తిండంటున్నారు గదా! ఇప్పుడు ఐరిష ఐర్ ఐర్లాండ్ అనేది ఒక వేరే దేశము. అండ్ మీరు ప్రత్ ప్ర మొదటి నుంచి కూడా, ఇక్కడ భారతదేశానికి సంబంధించిన పు ఆహార అలవాట్లకి అలవాటు పడ్డారు. మరి అక్కడ ఆహ్, అక్కడ మీకు భోజనం అనేది, మీకు దొరికిందా నచ్చిన భోజనం? లేతే అక్కడ భోజనానికి మీరు అలవాటు పడాల్సొచ్చిందా?
అవునండి. అవునండి. ఆహ్, అంటే మనము ఇలా అనుకుంటామండి వేరే దేశంకెళ్తే మన భారతదేశం ఆహారం తినలేమేమో అని చెప్పి. కానీ, అక్కడికెళ్ళగానే అండి, సూపర్ మార్కెట్‌లో అడుగు పెట్టగానే, మనకి సంబంధించినవన్నీ ఉన్నాయండి. బియ్యం నుంచి తీసుకుంటే, బియ్యం నుంచి, పప్పుల నుంచి మసాలాల నుంచి, ఇంకా అంటే అవి ఐరిష్ సూపర్ మార్కెట్స్ అండి. కానీ, మనకి ఆహ్, ఎ అంటే ఎందుకంటే, వాళ్ళకి అక్కడ దొరికే కారం పొడి కొంచెం కారం తక్కువండి, వాళ్ళు కారం చాలా తక్కువ దింటారనమాట. అన్ కానీ, మనకి నిజమైన కారం, నిజమైన మసాలాలు కొంచెం ఆహ్, మన భారతీయ ఆహ్, కూరగాయల్లాంటివేమైనా కావాలంటే అక్కడ ఏషియన్ స్టోర్స్ ఉంటాయండి కొన్ని. ఓపెన్ జేసి పెడతారన్నమాట. ఇండియన్ స్టోర్స్, ఏషియన్ స్టోర్స్ ఓపెన్ చేసుంటాయి. అక్కడికెళ్ళి మనం కానీ, కొంచెము ఖరీదుగా ఉంటుందండి చెప్పాలంటే ఏషియన్ స్టోర్స్‌కెళ్తే. హ్మ్.
హ్మ్. హ్మ్. ఓకే. అక్కడ దొరుకుతు ఆహాహా! ఆహా! హ్మ్. ఓకే. ఆహాహా! హ్మ్. ఆహాహా! ఆహ్ ఆ! ఖరీదుగుంటాయి. అవును. ఖచ్చితంగా కూడా. ఎందుకంటే, ఆహ్, ఇక్కడి నుంచి మన భారతదేశం నుంచి ఎగుమతి చేసుకునేవి కాబట్టి, ఖచ్చితంగా అక్కడ కొన్ని రేట్లు పరంగా అయితే డిఫరెంట్‌గానే ఉంటాయి. అయితే మీరు, ఇప్పుడు అంటే మీరే ఒండుకునే వాళ్ళా? లేకపోతే ఎలాగా ఉండేది అంటే భోజనం దొరకడం అయితే కా జరిగింది సూపర్ మార్కెట్స్‌లో వాటిల్లో. మరది వంట మీకు రెడీ టూ ఈట్ అన్నట్టుగా ఏమైనా దొరికేవా? లేకపోతే మీరే ఒండుకునేవారా?
అవునండి. అవునండి. హ్మ్. హ్మ్. రెడీ టు ఈట్‌వి కూడా దొరుకుతాయండి, మనకి రెడీమేడ్. కానీ, ఎంతన్నా మనకి ఆరోగ్యపరంగా అవి మంచిది కాదని జెప్పేసి, మేము ఎలాగో ఇక్కడ భారతదేశం నుండే ఒక గ్రూప్‌గా ఆహ్, ఉన్నాం కాబట్టి. అందరం మాట్లాడుకున్నామండి, ఎవరెవరికి వంట చేయడం ఒచ్చు, ఎవరెవరికి రాదు, అలా వంట చేసే వాళ్ళందరూ వంట చేసేవారండి. వంట రాని వాళ్ళు అలాగా గిన్నెలు కడగడం గానివ్వండి
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హుహు. హ్మ్. యాహ్! మిగతా పనులు చూసుకునేవారన్నమాట. అదనమాట.
ఆ! అంతే అండి. కొట్టుకెళ్ళి, సామాను‌లు దీసుకరావడం లాంటివి అవన్నీ చేసేవారన్నమాట అండి.
మంచి పని ఇప్పుడు మరి అక్కడ సంస్కృతి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు వస్త్రధారణ ఇక ఒక ఒక రకమైన వస్త్రధారణ లేకపోతే ఇలాగ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకవేళ హిందువు అయ్యి ఉంటే ఆహ్, ఇక్కడ కొంచెం పూజ జేసుకోవడము అది ఉంటాయి. మరి అక్కడ మీకు ఆ అవకాశాలు దొరికాయా? అంటే ఇదే సంస్కృతిని అక్కడ పాటించడానికి మీకు అవకాశం దొరికిందా? లేకపోతే ఐర్‌లాండ్ దేశంలోని స సంస్కృతిని పాటించాల్సి ఒచ్చిందా?
హ్మ్. హ్మ్. అవునండి. హుహు. హ్మ్. అంటే అండి అది కంప్లీట్‌గా ఒక క్రిస్టియన్ కంట్రీ అండి మనకి ఐర్‌లాండ్ అనేది. అంటే ఇ అ అక్కడ మనకి గుడిలనేది చాలా తక్కువండి అంటే క్యాపిటల్ సిటీ‌లో రెండు, మూడు గుడులు తప్పించి వేరే వేరే చిన్న చిన్న కౌంటీస్‌లో గుడులనేది ఉండవన్నమాట. అయితే ఆహ్, మేమే ఇక్కడి నుంచి దేవుడి ఫోటోలు కానివ్వండి, విగ్రహాలు గాని అనేది కానివ్వండి తీసుకెళ్ళి అక్కడ కొంచెం ఈశాన్యం మూల అంటే నార్త్ ఈస్ట్ సైడ్ దేవుడిని వాస్తు ప్రకారం పెట్టుకొని, కొంచెం పూజ చేసుకునే వాళ్ళమండి అంటే ఇంటి పరంగానే మేము ఆ సంస్కృతిని పాటించేవాళ్ళం కానీ, బయటకి ఎళ్ళేసరికి అంటే మేము ఉద్యోగం చేయాలి కాలేజీకేళ్ళాలి కాబట్టి కొంచెం వెస్టర్న్ కల్చర్ లాంటివి పాటించేవాళ్ళమండి చెప్పాలంటే.
హుహు. హ్మ్. ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే అది అర్థమయింది నిజంగానే మీరు 4 గోడల మధ్యన, మీ రూమ్‌లో ఉండేటప్పుడు, యాహ్! మీరు ఎప్పుడూ అలవాటుండేవి అన్ని పాటిస్తూ ఉన్నారు. బట్ బయటికి ఎళ్ళేటప్పుడు ఆ దేశ సంస్కృతిని మీరు గౌరవించారు. సో, నిజంగానే మంచి మంచి విషయాలు జే చే చేసుకున్నారు అంటే, హ్మ్ పంచుకున్నారండి నిజంగా విదేశ మీరు మీ అనుభవం గురించి, ఐర్‌లాండ్‌లో మీ అనుభవం గురించి చాలా బాగుందండి. ఆహ్, హ్మ్. చక్కగా వివరించారు. మేబీ మళ్ళీ మనం కలుద్దామా?
హ్మ్. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఖచ్చితంగా అండి. నాకు గూడా చాలా బా అనిపించింది మీతోని మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలండి.
హ్మ్. ధన్యవాదాలండి.